హుహుహు.
అసల నాకు ఫస్ట్ అని అలానే అనిపిచ్చింది. ఫస్ట్ నేను నేను చెప్పా గదా! రిజల్ట్స్ అనేసి ఆ రిజల్ట్స్ కూడా నేను చూసుకోలేదు. నాకు మా స్నేహితుడు జెప్పారు. సో, అలా అని వారం రోజులు నేను ఎవరితో మాట్లాడకుండా ఉన్నా కూడా నాకు కొంచెం అండగా ఉండేవాళ్ళు ఒచ్చి చెప్పడం ఇలా చేయడం ఎవరు ఒదిలే ఒదిలేస్తేంటంటే మనకి మనం డిప్రెస్ ఫీలయ్యి, స్ట్రెస్ ఫీలయ్యి కొన్ని ఏవేవో థాట్స ఒస్తా ఉంటాయన్నమాట. <chuckles> సో, అలా నన్ను, అలా నన్ను ఒదిలేయకుండా వాళ్ళు నన్ను కొంచెం మంచిగా చూసుకుంటూ నన్ను ఆ ప్రేరణ చేస్తూ ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ స్టెప్ అని చెప్తూ, మా ఫ్యాకల్టీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసారండి ఆ టైంలో.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. <giggles> హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అంటే ఇప్పుడు ఈ దీంట్లో దీం ఓకే. ఆ! ఓకే ఓకే. అయితే ఈ ఈ ద ఈ జరిగిన విషయం అనేది ఒక పెద్ద షాక్ లెక్కనే. ఎందుకంటే ఒక టాప్ 5లో ఉండేవాళ్ళు సడెన్‌గా ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అవ్వడమంటే కొంచెం షాక్ లెక్కనే ఫీలయ్యుంటారు. అ అంటే అది అనుకోని సంఘటన మీరు కావాలని ఫెయిలయ్యుండకపోవచ్చు, తెలిసి ఎ ఫెయిలయ్యుండకపోవచ్చు, తెలియకుండా అనుకోకుండా జరిగిపోయింది. అట్లాంటివి ఎదుర్కున్నప్పుడు ఈ తరువాత ఈ సబ్జెక్ట్ ఫెయిలవ్వడం కాక ఈ ఫైనల్ ఇయర్ కాకుండా తరువాత తరువాత మీ నెక్స్ట్ ఫేస్ ఆఫ్ లైఫ్‌లో ఎ అట్లాంటివి ఎదుర్కున్నప్పుడు మీరు తి తీసుకోవాలి అనుకున్న సూచనలు ఏంటివి? అంటే ఆల్‌రెడి ఒకసారి ఎక్స్‌పిరియన్స్ అయిండ్రు కాబట్టి నెక్స్ట్ మీ లైఫ్‌లో ఎప్పుడైనా కింద పడిపోయినా గూడా ఫెయిలయిపోయినా గూడా "ఈ స్టెప్స్ నేను తప్పకుండా ఫాలో అవ్వాలి" అని అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠాలు గానీ స్టెప్స్ గానీ ఏంటి?
అవును. హుహు. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అలాంటి అనుభవం ద్వారా నేను ఫస్ట్ నేను నా దాంట్లో నుంచి నేను తీసేసింది ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. <chuckles> ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఒక మనిషి ఎంత ఆ కుంగిపోకుండా ఎంత ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తుందో ఆళ్ళకి తెలియదు.
<chuckles> హ్మ్. పాతాళానికి గూడా ఎళ్ళిపోతారు అనేది అర్థం అయిపోయింది.

ఆ! ఓకే. ఓకే. ఓకే. అంటే ఆ తరువాత ఎప్పుడు మీరు ఇట్లాంటి ఫెయిల్యూర్స్ గాని, ఏమి చూడలేదా?
హ్మ్. అంటే నెక్స్ట్ నేను జాబ్ చేసుకుంటూ అప్పుడు చూడలేదండి. నెక్స్ట్ నేనేంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేరవుదామని స్టార్ట్ చేశానండి. తరువాత జాబ్ చేసుకుంటూ. సో, నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేరయ్యాను. అంటే నేను సీరియస్‌గా లేను నిజం చెప్పాలంటే.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అప్పుడు చాలా కష్టమనిపిస్తది కదా! ఇటు ఓ డే మొత్తము గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపె ఆహ్, డే మొత్తము ఆఫీస్ వర్క్ చేసుకొని తరువాతంతా గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేరవ్వడం అదంతా కష్టంగా అనిపియలేదా?
హ్మ్. ఆహ్, చాలా కష్టంగా అనిపించింది. నేను సీరియస్‌గా లేను చెప్పాలంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద. సో, <smacks lips> ఏదో ట్రై చేద్దాం కదా! ట్రై చేస్తే, ఒస్తే బావుంటది. లేకపోతే మనకు ఒక అనుభవం లాగుంటది అనేసి నేను ప్రిపేరయ్యాను. ఆహ్, నాకు టైమున్నప్పుడు ప్రిపేరయ్యాను. ఎక్కువ స్ట్రెస్ కూడా ఏం తీసుకోలేదు. సో, అల్ ప్రిపేరయ్యి రాసాను ఒకటి. సో, అదేంటంటే రిజల్టు ఆహ్, నాట్ సెలెక్టెడ్ అనొచ్చింది. అప్పుడు నేను కొంచెం ఫీలయ్యాను. అంటే <smacks lips> మరి ఇంత ఫీలవ్వలేదండి. అప్పుడు నాకు బ్యాక్‌లాగ్ పడినంత ఫీలవ్వలేదు. ఎందుకంటే నేనంత సీరియస్‌గా తీసుకోలేదు కాబట్టి. సో, సరే అందులో నుంచి కూడా నేను నేర్చుకున్నాను. ఆహ్, ఎలా ఇలాంటి ఎలా ఫేస్ అంటే ఎలా నేర్చుకోవాలి గవర్నమెంట్ ఎగ్జామ్సు. వాటి ప్యాటర్న్ ఎలా ఉంటది, వాళ్ళ కరెక్షనేలా ఉంటదనేసి. సో, అందులో నుంచి కూడా నేర్చుకున్నాను కాబట్టి కొంచెం నేను ప్రిపేరయ్యేది కొంచెం పెంచుకున్ననమాటిప్పుడు.
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అవును. అవును. అర్థమైంది. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే ఓకే. అంటే ఏ విధంగా మీ మీరు ప్రిపరేషన్‌ని మార్చుకున్నారు? ఇప్పుడు మీకు ఒక ఫే ఆహ్, మళ్ళీ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో సెలెక్ట్ అవ్వకపోవడం వల్ల ఒక అనుభవం అన్ అనేదొచ్చింది కదా! అప్పుడు ఏ విధంగా మళ్ళీ మీ ప్యాటర్న్‌ని, చదువుకునే పద్ధతిని, ప్లాన్‌ని ఎలా మార్చుకున్నారు?
హ్మ్. హ్మ్. నేను ఏంటంటే కొన్ని, కొన్ని కొన్ని డిస్ట్రాక్షన్స్, డిజిటల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదండీ! ఇప్పుడు ఫోను చూడడం. అప్పుడు నేనేంటంటే జాబ్ చేసుకుంటూ, ఫోను చూసుకుంటూ గవర్నమెంట్ దానికి ప్రిపేరయ్యేదాన్ని. సో, ఇదంతా ఓద్దు అనేసి <giggles> ఇదంతా ఓద్దనేసి హ్మ్.
హ్మ్. హ్మ్. అవును. <chuckles> ఆ! చాలా మల్టీ టాస్కింగైతుంది మరిక్కడ. <chuckles> ఈ జాబోకటి, ఫోనోకటి, జాబోకటి మళ్ళీ, ప్రిపరేషనోకటి.
ఆ! మల్సి అవును. ఫోను హ్మ్. అవును. అలా వద్దనేసి కొంచెం నేను ఫోను చూడడం ఆపేశాను, తగ్గించాను నోటిఫికేషన్స్ గాని, సైలెంట్ మోడ్‌లో పెట్టడం చదివే ముందు. సో, అలా చేశాను. మళ్ళీ హ్మ్. మళ్ళీ జాబు నేనప్పుడేంటంటే జాబ్ చేసేను జాబ్ చేసొచ్చాక కొంచెం టైము ఎక్కువగా ఆహ్, బయట తిరగడం గాని అలా కొంచెం వృధా చేసేదాన్ని. సో, అలా వద్దు, ఇప్పుడు నేను నాకు టైముంటే, నేను దాని మీదే కూర్చుంటాను. సో, ఇంత టైం పెడతాను, ఇంత టైం దీనికి, ఇంత టైం దీనికి అనేసి కొంచెం టైమనేది డిఫ్ డిఫరెన్షియేట్ చేశాను ఒకదానికొకటి. సో, అలా చేయడం వల్ల నేను కొంచెం ఎక్కువగా దానికి టైమివ్వడం వల్ల నేను కొంచెం నేర్చుకున్నానన్నమాట. కొత్తే కొత్త, కొత్త కొత్తవి ఏంటివి జనరల్ క్వెషన్స్ గాని. సో, మనకి యాప్టిట్యూడ్ అలాంటివి నేర్చుకున్నానన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆహాహాహా! హ్మ్. హ్మ్. హ్మ్. హుహుహు. హ్మ్. అంతే. ఓకే.